ఓకే. ఆహ్, అయితే మనకి 'కమలహాసన్' గారు మనకి డైరెక్ట్‌గా మనకి తెలుగులో సినిమాలు చేశారా, డైరెక్ట్ తెలుగు సినిమాలు అప్పట్లో?
ఆ! చేశారు. ఆహ్, 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు.' హ్మ్, అలా కొన్ని సినిమాలు చేశారు డైరెక్ట్ తెలుగులో కూడాను, నాకు గుర్తున్నంత వరకు. చాలా ఉన్నాయి గానీ ఇంత్
ఓకే. హ్మ్. ఓకే. ఆహా! 'స్వాతిముత్యం' గూడా మనకీ ఇది డైరెక్ట్‌గా తెలుగు సినిమానేనా?
స్వాహ 'స్వాతిముత్యం' డైరెక్ట్‌గా తెలుగు సినిమాయే కదా 'విశ్వనాథ్' గారి డైరెక్షన్. స్వాతి మ్ 'స్వాతిముత్యం' తరువాత మళ్ళీ 'విశ్వనాథ్' గారు యాక్ట్ చేసింది ఇంకొకటీ ఉండేది కదా? హ్మ్.
ఆహా! అదే. అవును. హ్మ్. అవును. 'విశ్వనాథం' గారంటే మనకీ ఆ ఆయన యాక్టర్ గదా! ఆయన చనిపోయారనుకుంటా. ఆయనే గదా?
డైరెక్షన్ డైరెక్టర్, 'కె. విశ్వనాథ్' గారండీ. 'శంకరాభరణం' తీసినాయిన. ఆహ్, హ్మ్, మంచి దర్శకుడు. అంటే, కళాతపస్వి అంటారు కదా! ఆ!
ఆ! డైరెక్ట్ అవును. అవును. అవునవును. ఆ! హ్మ్. అయితే, ఆయనా చాలా సినిమాల్లో గూడా నటించారనుకుంటాను గదా?
ఆ! చాలా సినిమాల్లో నటించారు. హ్మ్.
మా ఆ! మనకి నటనంటే, ఈయన మనకి ఆహ్, 'వెంకటేష్' గారి సినిమా ఉంటుంది. కా అది ఆహ్, 'కలిసుదాం రా'నో, ఏదో సినిమా ఉంటుంది, దాంట్లో ఉంటారాయన. ఆయన్నే కదా 'కె. విశ్వనాథం?'
అవును. వె ఆ! ఆ! ఆ! ఆ! అందులో కూడా 'రంగనాథ్' గారు ,తర్వాత 'విశ్వనాథ్' గారు వీళ్ళంతా ఉ ఉండేవాళ్ళు.
అవును. అవునవును. అదే ఆయనా యాక్టింగ్ గూడా చాలా అద్భుతంగా చేశారు. అది చూశాను నేను. ఆ!
అద్భుతము. ఆయనా, 'సిమ్రన్' అనుకుంట హీరోయిన్. 'సిమ్రన్' తర్వాత ఆ! ఆహ్, చాలా బావుంటది. ఈనెక్కడో ఫారెన్ నుంచొస్తాడు 'వెంకటేష్' గారు. ఆహ్, హ్మ్, అద్భుతంగా హ్మ్, కుటుంబ కథా చిత్రం అనుకోండి. అంత
హుహుహు. కలిసుందాం రానే గదది? ఆ! అదే. అవును. అవును. అవును. అంబ కథా చిత్రం. అదే నాకు తెలియదు. ఆ వయసులో గూడా ఈయన డైరెక్టర్‌గా చేశారని నాకు కూడా తెలియదు.
ఆ!